ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆహ్, ఏమంటారు ఓ బట్టల స్టైల్ ఉంటుంది వేసుకునేది, అటైర్ ఉంటుంది, ఆహ్, అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఎంత ఆహ్, ఎలాంటి కం ఎలాంటిది కన్వే చేయాలనుకునే దాన్ని కూడా ప్రతిబింబిస్తూంటుంది. అంటే వాళ్ళ గురించి వాళ్ళు బయటకు ఎలాంటి స్టేట్‌మెంటివ్వాలి అనేది. సో మీ స్టైల్ ఏంటి? మీరు మీ దుస్తుల ద్వారా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇస్తూ ఉంటారు?
హ్మ్. హ్మ్. అవును. అవునవును. హ్మ్. అంటే నేనైతే వరకు హ్మ్, చాలా వరకు ట్రెడిషనల్‌గానే ఉంటానండి. ఆ! ట్రెడిషనల్ బట్టలకి వీటిలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటాను, ఆహ్, కాకపోతే ఇలా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మారుస్తానన్నమాట. మరి అంత ట్రెడిషనల్‍గా ఉండకూడదు, కాస్తా హ్మ్, ప్రొఫెషనల్‍గా ఉండాలి అని. అలాగే ఇలా సెలెక్ట్ చేసుకుంటున్న సమయంలో బడ్జెట్ కూడా నేను కొంచెం ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటానన్నమాట. హ్మ్.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. చేస్తారా ఓకే. అంటే మీరేంటి మీరు ఆహ్, నచ్చిన బట్టలైనా సరే ఇది నా బడ్జెట్‌లో లేదు అని అంటే వదిలేస్తారా? లేక
అంటే నేను ఎంత వరకు పెట్టగలను అని అనుకుంటానండి. ఇప్పుడు అది బాగా నచ్చింది, దానికి అంత వర్త్ అనుకుంటే గనుక ఖచ్చితంగా పెడతాను. ఒకవేళ వర్త్ కాదు ఇది ఇంత ఎక్స్‌పెన్సివ్ ఉంది అనుకుంటే మాత్రం ఇంకా ఆహ్, పక్కకి తోసేస్తాను అది నచ్చినా సరే.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. 'వర్త్‌ వర్మ వర్త్' అనిపించాలి మీకు ఫస్టు. <laughs> ఓకే. ఓకే. సో, ఎప్పుడైనా మీరు హ్మ్, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని మీ స్టైల్ కాకపోయినా కొన్ని వేసుకోవటం. స్టైలైనా కొన్ని వదులుకోవడం ఏమైనా మార్పులాంటి జరిగాయా?
<chuckles> అనిపించాలి. హ్మ్. అంటే ఆహ్, ఒకసారైతే జరిగిందండి. మాకు ఇంట్లో ఒక చిన్న ఈవెంటైతే ఉంది. అప్పటికి నా నాకు వేరే ఆటుల మీద ఖర్చు పెట్టడం వల్ల ఇంక బట్టల మీద ఖర్చు పెట్టకూడదు అని అనుకున్నాను నేను, బడ్జెట్ అడ్డొచ్చింది నిజం చెప్పాలంటే. కానీ నేను కొంచెం అందరికన్నా విభిన్నంగా కనిపించాలి. ఎందుకంటే ఈవెంట్‍లో నే మాదే కాబట్టి కొంచెం నేను కూడా బాగుండాలన్న ఉద్దేశం నాకుంది. నేను ఏం చేశానంటే పాతవైన బట్టల్నే కొంచెం అటు ఇటు ఫ్యూజన్ చేసి ఆహ్, ఒకదా ఒక్క దానికి సంబంధించింది ఆహ్, వేరే దాంట్లో వేసుకొని మొత్తానికి ఆ రోజు హిట్ కొట్టాను. <giggles> నా స్టైల్‌లో. ఎందుకంటే చాలామందికి నచ్చేసింది అన్నమాట అది. ఆహ్, ఇప్పుడు మనం లెహంగాలు ఇవన్నీ వేసుకుంటాం కదా! లెహంగా మీద నేను పైన టాప్ అనేది చాలా విచిత్రంగా కొంచెం పొడుగ్గా వేసుకున్నానన్నమాట. దానికి క్రాప్‌టాప్స్ అంటారు కదా! కాకుండా నేను చుడిదార్ మీద ఉన్న ఒక టాప్‌ని దానికి జత చేసి వేసుకున్నాను. అది నిజంగా అప్పటి నెక్స్ట్ వచ్చిన ట్రెండ్ అది నిజం చెప్పాలంటే, అప్పటికి ఇంకా బాగా ప్రాముఖ్యత చెందలేదు.
హ్మ్. ఉహూ. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! సూపర్. హుహు. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! అచ్చ. ఓకే. ఆ! యాహ్! హిందీ హిందీ ఏదో హిందీ సినిమాలో హీరోయిన్స్ వేసుకున్నట్టు గుర్తుంది. హ్మ్.
అవునవును. అనుకోకుండా ఆరోజు బడ్జెట్ అడ్డు రావడం నాకు, ఇలా చేయడం, అది చాలా అందరూ మెచ్చుకోవడం కూడా జరిగింది. హ్మ్.
ట్రెండ్ సెట్టర్ అయిపోయారు మీరు. <chuckles> ఓకే. ఓకే. అయితే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనకి ఈ ఈ స్టైల్ మనకి నప్పదు. నాకు సూట్ కాదు అని మనం దూరం పెట్టి చాలా కాలం వేసుకోకుండా <smacks lips> ఒకసారి ఏదో ట్రై చేద్దాం అనుకోని ఆశ్చర్యపోతాం. అరే! ఇది బాగుందే. <smacks lips> నేను అనుకున్నంత బ్యాడ్‍గా లేదు భలే ఉంది. అని చెప్పి దాన్ని మనం రెగ్యులర్‍గా వార్డ్‌రోబ్‌లో పెట్టుకుంటాం. అలాంటిది ఏమైనా జరిగిందా మీతోటి?
హ్మ్. హుహు. హ్మ్. అవును. హ్మ్. అంటే నేను స్లీవ్‌లెస్ నాకు అంత బాగోదని ఫస్ట్ నుంచే అనుకునేదాన్నండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆహ్, మనాకు తోటికోడలోచ్చారో తను చెప్పిందన్నమాట. స్లీవ్‌లెస్ అసలు ఈరోజు మొత్తం అందరం స్లీవ్‌లెస్ వేసుకుందామని అంటే మా చెల్లి, నేను, తను, ముగ్గురం కూడా సరే. ఒకసారి ట్రై చేద్దాం, అని నాకు అనిపించింది. నాకు ముందు నుంచి భయం స్లీవ్‌లెసంటే. కానీ, ఆ రోజు వేసుకున్నాక మా చెల్లి తను కూడా, "చాలా బాగుంది నీకు స్లీవ్‌లెసు. నువ్వు ట్రై చేయొచ్చు" ఆ! అని చెప్పేసి చెప్పారన్నమాట. కాపోతే ఇప్పటికి కూడా నాకు ఆ భయం ఉంది స్లీవ్‌లెసు. ఎక్కువగా వాడను. ఎప్పుడో కానీ వేసుకోను అన్నమాట.
హ్మ్. హ్మ్ హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! కంఫర్టేబుల్‌గా ‌ఫీలైక. ఆ! అవునుగా. <chuckles> లేదు ఒకసారి ఆ! ఓకే. ఓకే. అండ్ అలాగే కొన్ని కొన్ని సార్లు మీది కాకపోయినా కూడా ఆహ్, కొందరి బలవంతం వల్ల కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది పడి ఆహ్, అన్కన్ అన్‌కంఫర్టబుల్‍గా ఫీలైన సందర్భాలు కూడా వస్తాయి మన దింట్లో. అలా ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ ముందు ముందు అలాంటివేవైనా వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కుంటారు? నో చెప్తారా? లేకపోతే వాళ్ళు ఎందుకు వాళ్ళు హర్ట్ అవుతారేమోని వేసేసుకుంటారా?
అవునవును. అవును. అంటే నాకు ఇది ఎదురైందయితే నేను సారీ అది ఎక్కువగా క్యారీ జేయడం ఇప్పడికీ నాకు సరిగ్గా రాదండి. ఆ! పెళ్ళై చాలా సంవత్సరాలైనా కూడా సారీ అంటే ఎందుకో నేను కొంచెం అన్‌కంఫర్టబుల్‍గానే ఫీలవుతుంటాను. అది ఏమైంది అంటే అత్తవారింటికెళ్ళిన తర్వాత మా అత్తగారు కూడా నన్ను ఎక్కువ ఫోర్స్ చేయరు, "చీరలే కట్టుకోమని". కానీ కొన్ని మనకే తెలుస్తూ ఉంటాయి కదా! గుడికది వెళ్ళినప్పుడు చీరలో వెళ్తే బాగుంటాది అని. అలాంటి సమయంలో కొంచెం ఇబ్బందైనా సరే క్యారీ చేయడానికే చూస్తాను. ఎందుకంటే అది మన ట్రెడిషన్‍కి కొంచెం దగ్గరగా ఉంటది. అలాగే అది గుడిలో కూడా చాలా సాంప్రదాయంగా ఉంటదని చెప్పేసి నేను అలా కొంచెం ఇబ్బంది పడినా కూడా ఏసుకున్న రోజులు ఉన్నాయి.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. కట్టుకోవాలి. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఇక ఆహ్, సెలబ్రిటీల విషయానికొస్తే ఆహ్, ఆఫ్ స్క్రీన్ అంటే సినిమాల్లో అంటే వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. ఆఫ్ స్క్రీన్ ఎవరి స్టైలింగ్ అంటే మీకు బాగా నచ్చుతుంది? ఎవరి స్టైలింగ్ కొంచెం ఓవర్ డు అయినట్టు అనిపిస్తుంది? మీకు అది హిందీ అయినా, తెలుగైనా ఎవరిదైనా చెప్పొచ్చు మీరు.
హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. ఆహ్, హిందీలో ఉన్నారండి రేఖగారు. ఆవిడెప్పుడూ నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కానీ, ఆవిడ ఎప్పుడూ కూడా కాంజీవరం చీరలోనే కనిపిస్తారు నాకు. ఎప్పుడు కూడా వేరేది వేసుకున్నట్టుగా నాకు కనిపించరు. మహా అయితే, ఒకసారి ఎప్పుడో నేను చుడిదార్‌లో చూశాను అది కూడా పై నుంచి కింద వరకు కప్పుకునే ఉన్నారు. ఆవిడ స్టైలింగ్ నాకు చాలా నచ్చుతది. అంటే ఆవిడ చీర కట్టుకున్నంత మాత్రాన ఆహ్, బాగా వయసు అయిపోయింది ఈవిడకి అన్నట్టు కనిపించరు.
హ్మ్. హ్మ్. చక్కగా బొట్టు పెట్టుకొని ఆ! ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హుహు. హ్మ్.
ఆ స్టైలింగ్ కూడా బాగా చేస్తారు. ఏదో ఎంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు కట్టుకున్నట్టే ఉంటుందన్నమాట. <sniffs> ఆ తర్వాత మనం తెలుగులో చూసుకుంటే కనుక అనుష్కగారు. బయట ఎక్కడికి వచ్చినా సరే ఆవిడీ ఆహ్, చుడీదార్సు ఇలాంటివి వేసుకొని వస్తారు. ఇంక ఆక్వర్డ్‌గా అనిపించినవి మాత్రం ఒక ఆవిడ ఉన్నారండి బాలీవుడ్‌లో నాకు ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. <sniffs> హ్మ్.
బాగా క్యారీ చేస్తారు. అవును. హ్మ్. హుహు. సింపుల్‌గా. హుహు. అంటే ఇన్ఫ్లుయెన్సరా? హీరోయినా?
ఆ! ఇన్ఫ్లుయెన్సరే అండి ఇన్స్టాగ్రామ్‌లో ఇన్ఫ్లుయెన్సరే. ఆ! ఉర్ఫిజావెద్ <chuckles> కరెక్ట్. ఆవిడని మరి కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. విచిత్రమైనవి అన్ని చేస్తుంటారు క్రియేటివ్‌గా అది మెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మరి ఆక్వర్డ్‌గా ఉంటది.
ఉర్ఫీ ఉర్ఫిజానా? హ్మ్. ఆహా! వీర్డ్‌గా వేస్ <laughs> మర్ ఆ! ఏం లేదు. వాళ్ళకి సోషల్ మీడియాలో ఇవి కావాలి అంతే వ్యూస్ కావాలి. బట్ ఆవిడ ఆవిడ మీరు చూసారా? ఏదో ఒకటి చేసి ఆవిడ అనుకున్నది సాధించారు. ఆవిడ స్టార్ అయిపోయారు. చక్కగా. <laughs> ఆవిడకి షోస్ ఉన్నాయి ఇప్పుడు స్ టీవీల్లో యూట్యూబ్‌ల్లో.
అవును. అవును. హ్మ్. అవునవును. నిజమే. హ్మ్. అవునండి. కానీ దానికోసమే ఆవిడ పాటుపడినట్టున్నారు. నేను ఎవరిని కూడా కించపరచను. కాకపోతే ఎవరికి స్టైల్ వాళ్ళది. హ్మ్.
అవునులెండి అవును. మనకి ఆవ్ ఆహ్, మనకి అలా అనిపిస్తుంది అంతే. అంతే. ఓకే. ఆహ్, ఎప్పుడైనా మీరు ఆహ్, మీకు సూట్ అవ్వనిది మీ అంతట మీరే డిసైడ్ చేసుకొని <tsk> ఇవాళ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ! అని ఎప్పుడైనా ట్రై చేసి ఆహ్, దాన్ని మీరు నచ్చేసి లేదా నచ్చకపోయి అలాంటిది ఏమైనా జరిగిందా?
ఆ! నేన్ మేము రీసెంట్‍గా అయితే మొత్తం ఆ! మా చెల్లి చెప్పాను కదండీ. తోటికోడలు వీళ్ళందరం కలిపి అంటే పేర్స్ అనమాట కలిపి గోవా వెళ్ళాము. అక్కడ ఎప్పుడో వేసుకొని బట్టలు అయితే వేసుకున్నాను. ఇదే మొదటిసారి. అవును. అందులో ఒకటి షాట్ ఏసుకున్నానండి. అది ఫస్ట్ టైం అనమాట నా జీవితంలో ఇప్పటివరకు అదే ఫస్ట్ టైం నేను వేసుకున్నది. కానీ నేను చాలా భయపడ్డాను. అసలు నాకు సూట్ అవుతదా? లేదా? అని. కానీ నాకు సెట్ అయింది. చాలా బావుంది. కానీ ఇంకా వేసుకో ఇక్కడైతే వేసుకోలేనది. ఎప్పుడైనా వెళ్ళు అవుటాఫ్ స్టేట్స్‌గాని, కంట్రీస్‌గాని వెళ్ళినప్పుడే ట్రై చేయాలి.
హ్మ్. హ్మ్. ఓకే. మోడరన్ వెస్ట్రన్ యో! యో! అయిపోయారా? <laughs> ఓకే. ఓకే. అచ్చాచ్చ! ఆహా! హ్మ్. హ్మ్. ఇక్కడ వేసుకో. అంతే, అంతే అండి. అంతే సరదాగా ఉండాలి అంతే లైఫ్‌లో. మనకి నచ్చింది చేసుకుంటూ హ్యాపీగా. ఓకే. ఇ ఇక మీరు హ్మ్. ఏ డ్రెస్‌లో ఎక్కువ కాన్ఫిడెంట్‌గా అంటే మీ మీద మీకే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆహ్, ఆహ్, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మీరు వేసుకునే వాటిల్లో?
హ్మ్. హ్మ్. అంతే అండి. హ్మ్. హ్మ్. అహా! హ్మ్. హ్మ్. నేను ఎక్కువగా ఎప్పుడైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యేది అంటే ఆఫీస్ వేర్ అండి. ఆఫీస్ వేర్‍లో చాలా నీట్‌గా కనిపిస్తాను నేను. నేను ఎక్కువ ఏంటంటే లూజ్ ట్రౌజర్స్ అలాగే లూజ్ షర్ట్సే వేస్తాను. దానికి తగ్గట్టుగా తీసుకుంటాననమాట. నేను యూట్యూబ్‌లో ఒక అమ్మాయిని ఫాలో అవుతాను. తన పేరు మౌనిక అనుకుంటా. తను ఎక్కువ ఈ ఆఫీస్ వేర్ మీద రీల్స్ చేస్తూ ఉంటారు. ఇంస్టాలో గాని ఆవిడ చూపించేవి నాకు కూడా సెట్ అవుతాయనమాట. కాబట్టి అలాంటివి నేను ఆర్డర్ పెట్టుకొని అలాంటివి తీసుకుంటాను. కానీ ఎప్పుడు కూడా నేను కాన్ఫిడెంట్‌గా కనిపించింది ఆఫీస్ వేర్‌లోనే.
హుహు. హుహు. ఉహూ. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఒక ఒక కాంఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్‌గా మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మన పనులు ఉంటుంది.
మారిపోతుంది. ఆ రోజంతా కూడా మనం హ్యాపీగా ఉంటాం. అలాగే నేను ఏమన్నా చేయగలను అన్న ఆహ్, కాన్ఫిడెంట్ కూడా వస్తది నాకు. హ్మ్.
హ్యాపీగా. రైట్. రైట్. రైట్. ఇక మీరు మీ మీ బడ్జెట్ స్టైలింగ్ విషయానికి మళ్ళీ ఒకసారి వస్తే. ఆహ్, మీరు ఎంత ఆహ్, బడ్జెట్ మీరు కంఫర్టబుల్ అనుకుంటారు. ఆహ్, రెగ్యులర్ వే‌ర్ అయి‌తే ఎంతవరకు వెళ్ళొచ్చు. హ్మ్, ఒక ఒక కామన్ తెలుగు అమ్మాయి అయితే. లేదు పండుగలు వాటికైతే ఎంతవరకు వెళ్లొచ్చు అంటారు? లేదా ఇది పూర్తిగా ఎవరి మీద వాళ్ళ ఆధారపడి ఉంటుందంటారా?
హుహు. హ్మ్. హ్మ్. అంటే, ఇది చాలా వరకు ఎవరి వ్యక్తిత్వం మీద వాళ్ళది ఆధారపడి ఉంటుందండి. నా వరకు అయితే బ్రాండెడ్ వాటికి దూరంగానే ఉంటాను. కానీ నచ్చినప్పుడు మాత్రం అక్కడ వరకు వెళ్తాను. ఆహ్, రెగ్యులర్‌గా వేసుకునే డ్రెస్సులు మాటికి వస్తే గనుక. ఒక 3000కి బిలో అయితే బెటర్ అనుకుంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టడం సరికాదు అని. అలాగే ఇప్పుడు మనకి పండగలు కాని లేదా ఏమైనా కార్యక్రమాలు ఉంటే గనక. 5000 ఆహ్, 7000 అక్కడ వరకు పర్వాలేదు. ఇంకా కాస్త ఎక్కువగా యేళ్ళాలి అంటే 10,000 ఆ రేంజ్ సరిపోద్ది. ఎప్పుడో ఒక్కసారి తీసుకునేవి కాబట్టి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెళ్ళిలకి గాని, ఇలాంటి వాటికి తీసుకున్నాం అనుకోండి. ఆ ఒక్కసారి వేస్తాము. తర్వాత మళ్ళీ వట్లీ జోలికి వెళ్ళాం. అలాంటివి కూడా కొంచెం మనం ఆలోచించుకొని తీసుకోవడం బెటర్. ఎందుకంటే, అవి ఒక్కసారి వాడడానికి అంతంత కాస్ట్ అనవసరం అనిపిస్తది నాకు.
హ్మ్. హ్మ్. హు‌హు‌హు‌. హ్మ్. కంఫర్టబుల్. హ్మ్. హ్మ్. రైట్. రైట్. హుహు. హ్మ్. పెరుగుతుంది. ఓకే. ఓకే. హ్మ్. అవును. <giggles> కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. ఆహ్, అయితే ఇప్పుడు స్టైలింగ్‌లో బట్టలు మాత్రమే కాకుండా, యాక్సెసరీస్ కూడా ఒక భాగమే. ఆహ్, గాజులైతే‌నేంటి, నెక్లెస్‌లు, రింగ్లు ఇలా. సో, మీ మీ స్టైలింగ్. ఒక ఫుల్ స్టైలింగ్‌లో మీరు ఆహ్, వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. లేదా మీరు సింపుల్‌గా ఒక వాచ్, ఒక బ్యాంగిల్. ఆహ్, అలా ఉంటుం‌దా. మీ స్టైలింగ్ ఎలా ఉంటుంది?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. నాకైతే గాజులంటే చాలా ఇష్టమండి. నా దగ్గర ఎన్ని గాజులు ఉన్నాయో, అంటే మట్టి గాజులు. ఆ! గాజు గాజులు. ఎన్ని గాజులున్నాయో నాకే తెలీదు. ఆ విషయంలో మాత్రం నేను చాలా వరకు బడ్జెట్ కంట్రోల్ తప్పేస్తాను. ఎప్పుడైనా ఒక మోడల్ నచ్చింది అంటే, ఇంక దాంట్లో అన్ని కలర్స్ తీసేసుకుంటూ ఉంటాననమాట. మొన్న
హుహు. హ్మ్. హ్మ్. ఓకే. <giggles> ఈ మట్టి గజులు రిస్క్ కదండీ. పగిలితే గుచ్చుకుపోతాయి కదా అవి.
ఆ! గుచ్చుకుంట‌యి. కానీ, మనం ఎక్కువసేపు ఉంచుకోము కదండీ. ఓన్లీ శారీ కట్టుకున్నప్పుడే కదా. ఆ! మిగిలిన సమయాల్లో అయితే నేను ఒక గోల్డ్ బ్యాంగిల్ చిన్నది, చాలా చిన్నది వేసుకొని, ఇంకా ఒక వాచ్ పెట్టుకునే ఉంటాను. కానీ ఆహ్, ఇలా శారీ వేసుకున్నప్పుడు మాత్రం ఫుల్ ప్లెడ్జ్‌గా రెడీ అవ్వడానికి ఇష్టపడతాననమాట. అంటే 2 చేతులకి గాజులు వేసుకొని, అలాగే నెక్లెస్ గానీ, లేకపోతే ఇలా కొంచెం ఆహ్, మరి హెవీగా కాదు. దానికి తగ్గట్టు. అకేషన్‍కి తగ్గట్టు.
అదే బాగుందా? రైట్ రైట్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. కావాలంటే హ్మ్. హ్మ్. హ్మ్. ఎస్ అండి. అదే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. సో, మీ బడ్జెట్‌లో దీనికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు. ఒక టెన్ ట్వంటీ థర్టీ అంతేనా?
హుహు. హ్మ్. అంటే మనం వేసుకున్న ఔట్ఫిట్‌ని బట్టి. అందులో ఒక 10% యాక్సెసరీస్ ఉంటాయి.
ఎక్సెసివ్‌గా ఉంటాయి. ఓకే. ఆహ్, ఎప్పుడైనా మీరు మిమ్మల్ని మీరు కంప్లీట్‌గా మేక్‌ఓవర్ అంటే ఇంక బోర్ కొడుతుంది ఈ హెయిర్ స్టైల్ వద్దు. <smacks lips> లేకపోతే నేను ఎ ఇంకేదైనా ట్రై జేద్దామని చెప్పి ఒక మేక్‌ఓవర్‌కి వెళ్ళి సర్ప్రైజ్ అయిన మీరు మీరే హ్యాపీ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మీ స్టైల్ మారి హ్మ్.
హ్మ్. హ్మ్. ఆ! ఉంది అండి. ఆ! అంటే నేను చిన్నప్పడి నుంచి కూడా ఒక టిపికల్ <chuckles> ఆడపిల్లలా పెరిగాను. అంటే జడ వేసుకోవడం. నూనె పెట్టుకోవడం. ఇవన్నీ గూడా. ఎప్పుడైతే పెళ్ళయ్యి నేను సౌత్ కొరియా మూవ్ అవ్వడం జరిగిందో అక్కడ మా వారు కొంచెం బాగా ఎంకరేజ్ చేసేవారనమాట. పైగా నేను బయట చూసిన ప్రతి ఒక్క అమ్మాయి జుట్టూ చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా ఉండేది. ఇప్పుడు కొరియన్స్ <giggles> అంటే మన ఏషియన్సే గదండీ! చాలా వరకు కూడా జుట్టులు ఇలాగే ఉంటాయి. ఎయ్‌దర్ కొంచెం కర్లీగా లేదా దుబ్బ గడ్డలా ఉండే జుట్టులే ఉంటాయి. నాది అలానే ఉండేది కర్లీ కాస్త ఎక్కువ ఆహ్, ఇలా వాల్యూమ్ ఉండేది అనమాట. నాకు అది నచ్చేది గాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను హెయిర్ కట్ చేయించుకుని వాళ్ళలాగే చేయించుకుంటానని మా హస్బెండ్‌ని అడిగాను. తను ఓకే చెప్పి నన్ను ఒక సెలూన్‍కి తీసుకెళ్లారు. <sniffs> ఆ రోజు అసలు ఆహ్, కొంచెం హెయిర్ అంత షార్ట్ చేయలేదు నేను ఇప్పడి వరకు. అంటే షోల్డర్స్ వరకు వచ్చేసింది. షోల్డర్స్ వరకు కట్ చేయించేసాను. కట్ చేయించాక మళ్ళీ దానికి స్ట్రెయిట్నింగ్ ఇవన్నీ చేసి సేమ్ వాళ్ళు ఎలా స్మూత్‍గా చేసుకున్నారో అలాగే చేసుకొని ఇంటికొచ్చాను. ఆ! మా హస్బెండ్ ఇంకా వస్తున్న దారంతా అంటూనే ఉన్నారు. కుక్కపిల్లలా ఉన్నావు. కుక్కపిల్లలా ఉన్నావు అని. అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి హ్మ్, వీడియో కాల్ జేశానండి. వీడియో కాల్ జేస్తే అసలు నువ్వేనా ఇంత మారిపోయావా అని వాళ్ళ గోల. మా చెల్లి గూడా అంతే. ఏంటి అక్క అసలు నువ్వు నువ్వులాగే లేవు. మొత్తం ఏదో వేరే అమ్మాయిలా ఉన్నావని తను.
హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. హ్మ్. హుహు. ఓకే. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. <chuckles> హ్మ్. హ్మ్. ఓకే. షార్టు. ఆ! <laughs> ఫోటో తీసి ఇంటికి పంపిస్తే ఏంటి వాళ్ళ రియాక్షన్? ఆహ! <chuckles> హ్మ్.
అప్పుడు మేక్‌ఓవర్ నాకు చాలా నచ్చింది. కాకపోతే అంత షార్ట్ హెయిర్ గాదు. కొంచెం షోల్డర్ కిందకు ఉంటే బావుంటదదని. ఇంకా ఆ తర్వాత కూడా ఒకసారి చేయించుకున్నాను. షోల్డర్ కింద వరకు. ప్రస్తుతానికైతే ఇంకా నార్మల్ హెయిర్‌తోనే ఉన్నానండి. ఇప్పుడు మేక్ ఓవర్ మానేసాను. హ్మ్.
ఓకే. నా వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. చాలా మంచి విషయాలు జెప్పారండి. అంటే ఆహ్, నాకు కూడా స్టైలింగ్ గురించి వాటి గురించి బోలెడు విషయాలు నాకు తెలిశాయి. ఆహ్, ఇవన్నీ మీరు షేర్ జేసుకున్నందుకు ధన్యవాదాలండి.
హుహు. హ్మ్. ధన్యవాదాలండి. తప్పకుండ కలుద్దాం.
తప్పకుండ.